హ్మ్ హ్మ్. అవును నిజంగా.
కాబట్టి అది ప్రాబ్లమ్ ఉండదు. మనకి మెయిన్ ప్రాబ్లమొచ్చేసి ఇలా అన్‌వాంటెడ్‌వి ఇప్పుడు మనకి ఒక
హ్మ్.
ఆహ్, ఒక ట్రావెలింగ్ యాప్ ఉంటదో, లేకపోతే ఏదో హోటల్ బుకింగ్ యాప్ ఉంటది. దానికి మన లొకేషనొక్కటే కావాలి. కానీ అది మన కాంటాక్ట్స్ అడుగుతది. మన ఫోటోస్ అడుగుతది. ఆ! అన్ని పర్మిషన్స్ అడుగుతది. ఒక గేమ్ ఉంది. గేమ్‌కి మనకేం కావాలి. మనకి ఆహ్, లో‌కే మన లొకేషనవసరం లేదు ఏమి అవసరం లేదు. అది జస్ట్ మనకి ఆ గేమ్ ఆడడానికి నీ మనకి నెట్ యాక్సెస్ ఉంటే చాలు. కానీ మన కాంటాక్ట్స్, మన ఇన్‌ఫర్‌మేషన్ మన ఫే ఫేస్‌బుక్ కనెక్షన్, ఫేస్‌బుక్ పాస్‌వర్డ్ అన్నీ కూడా అడుగుతది. అదంతా ఒక డేటా ఆహ్, ఆహ్, వలయమండి. మన ఆ వలలోకి లాగేస్తారన్నమాట. మనం ఏంటి కన్వీనియన్స్ కోసము ఆహ్, ఈ‌జి యాక్సెస్ కోసము ఆహ్, మనము అన్ని యాక్సెస్‌లు ఇచ్చేస్తాం. ఇప్పుడు జొమాటో వాడికి మనకేం కావాలో మన లొకేషన్ కావాలి ఫుడ్ డెలివరీ చేయడానికి అంటే మన కాంటాక్ట్స్‌నడుగుతాడు. అ!
హ్మ్ హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. అన్ని రకాలుగా అడుగుతూనే ఉంటుంది. మనం ఆ! హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. అన్ని అడుగుతారు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్ హ్మ్. అవును, అవును. హ్మ్.
ఇవన్నీ అనవసరమైన ఆ విషయాలండి. ఇంకొకటెంటంటే అన్‌వాంటెడ్ నోటిఫికేషన్స్. ఆహ్, అన్‌వాంటెడ్
అవును. హ్మ్. అవును. ఆ నోటిఫికేషన్‌ల ద్వారా కూడా మనకి ఆహ్, ఎట్లాంటి ముప్పు ఎట్లాంటి ఎట్ల ఎలా, ఎలా వచ్చి మనల్ని చుట్టుముట్టేది తెలియదు కాబట్టి. ముందే అన్ని రకాల ఆ కట్టుదిట్టంగా మీరు పెట్టేసుకుంటారన్నమాట. నిజంగా చాలా బాగా చెప్పారండి. అంటే మీ ఆన్‌లైన్‌లో ప్రైవసీ‌న్ని మీరు ఎలా తీసుకు ఎలా చూసుకుంటారో ఎంత మంచిగా కట్టువుగా పాటిస్తారో నిజంగా చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. ఆహ్, ధన్యవాదాలండి ఆహ్, మళ్ళి కలుద్దాం.
అవును. ఆ! అది నిజం. ఇంకా ఆ కద చాలా‌వుంది. అవునండి. నీతో కూడా ఇట్లా మాట్లాడడం ఇట్లాంటి మంచి విషయాలు పంచుకోవడం నాకూడా చాలా ఆనందంగా ఉందండి. చాలా విషయాలు నాకూడా అనుకుంటుంటే, తలుచుకుంటుంటే అవును ఇది ఇంకా చేయాలి కదా! ఇవి ఇంకా మనం మార్చుకోవాలి కదా! అని అనిపించింది. తప్పకుండా మనం మళ్ళీ కలిసి ఇట్లాంటి వాటి గురించి తప్పకుండా మాట్లాడుదాం.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. మాట్లాడుకుందా‌మండి. ధన్యవాదాలు.

ఆ! ఆన్లైన్ ప్రైవసీ అంటే అండి ఫస్ట్ మెయిన్‌గా పట్ ఆహ్, అంటే ప్రైమరీ విషయాలేంటంటే టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ పెట్టుకోడం, మన అకౌంట్స్ అన్నిటికి. అది చాలా మెయిననమాట. ఫస్ట్ ప్రైమరీ వేలోనే మన ప్రైవసీ పాడవ్వకండా చేస్తుంది.
హ్మ్. హ్మ్. ఆ! అవును. హ్మ్. అవునవును. హ్మ్. హ్మ్. అవునవును. హ్మ్.
ఓకే. ఏదైనా టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకుంటాను, పాస్‌వర్డ్స్‌కి. ఆహ్, స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్‌ పెట్టుకుంటాను. ఏదో రాండమ్‌గా అంటే ఇప్పుడు నా పేరుకి ఎట్ ద రేట్ 1, 2, 3 అనో లేతే అట్లా పెట్టుకోను. ఏదన్నా
ఓకే. హ్మ్. హ్మ్. అంటే మీ పేరుతో పెట్టుకున్న గాని అంటే వాళ్ళు ఎవరైనా దుర్వినియోగం చేయాలనుకున్న వాళ్ళు ఆ పేరుతోనే పెట్టుకుంట ఉంటారులే అని చెప్పేసి, ఆ! అదే ఈజీ హ్యాకింగ్ అవుతుంది కదా! అని చెప్పేసి అలా పెట్టుకుంటూ ఉంటారన్ ఓకె.
ఆ! ఈజీ హ్యాకింగ్ అండి అది. అది ఈజీ గెస్ ఆ! ఎవ్వరైనా ఈజీగా ఫస్టు గెస్ చేసేది అదే. ఎవ్వరి పాస్‌వర్డ్ అయినా వాళ్ళ పేరు ఎట్ ద రేట్ 1, 2, 3 కొడితే మాక్సిమం ఓపెనయిపోతాయి.
హ్మ్. అన్ అవును. అవును. హ్మ్. <giggles> అవును. అవును. అవును. సో, అలా కాకుండా మీరు ఆహ్, వేరే విధంగా పెట్టుకుంటూ ఉంటారనమాట. హ్మ్. హ్మ్.
యాహ్! ఆ! వేరే విధంగా పాస్‌వర్డ్స్‌ ట్రై చేస్తానండి. చాలా అంటే ఎవ్వరు గెస్ చేయని విధంగా పెట్టుకుంటా. లేకపోతే అప్పుడప్పుడు మన గూగుల్ సజెస్ట్ చేస్తది. కొంచెం స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్‌. అవి వాడటానికి ట్రై చేస్తూ ఉంటా. ఎందుకంటే అవి మనం గుర్తుపెట్టుకో అవసరం లేదు. పాస్‌వర్డ్ మేనేజర్ మేనేజ్ చేస్తది. అండ్ గూగుల్‌కి, మెయిల్‌కితో కనెక్టయి ఉంటది కాబట్టి మెయిల్‌కి టూ ఫామర్ ఆథెంటికేషన్ పెట్టుకుంటే, ఆ పాస్‌వర్డ్స్‌ అనేవి సెక్యూర్‌గా ఉంటాయనీ నేను అది వాడతాను. ఇంకొకటేంటంటే ఏదైనా ఇంపార్టెంట్ విషయాలు బ్రౌజ్ చేస్తున్నప్పుడు లైక్ బ్యాంకింగ్ రిలేటెడ్ కానీ ఏదైనా ఇంపార్టెంట్‌వి వాడుతున్నప్పుడు ఇన్‌కాగ్‌నిటో మోడ్ వాడుతూ ఉంటాననమాట.
హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. అవును. ఓకే. హ్మ్. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. ఓహ్! అంటే ఇన్‌కాగ్‌నిటో మోడ్ వాడడం వల్ల మన విషయాలు అన్ని ఇంక అన్ అప్పుడే అయిపోతాయనమాట. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే.
యాహ్! అంత తొందరగా హ్యాక్ అవ్వవన మాట. ట్రాక్ అవ్వదది. ఇప్పుడు ఏదన్నా పబ్లిక్ సిస్టమ్స్‌లో ఓపెన్ చేయాల్సొస్తది. ఎవరిదన్నా ఫోన్‌లో ఓపెన్ చేయాల్సొస్తది. మన గానీ అది, అప్పుడు ఇన్‌కాగ్‌నిటో మోడ్ వాడడానికే ప్రయత్నిస్తాను. ఎందుకంటే అక్కడ పాస్‌వర్డ్స్‌ సేవవ్వవు. ఒకవేళ మనం పెట్టినా సరే.
హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. ఆ! హ్మ్. హుహు. హుహు. అంటే ఏదైనా బ్యాంక్‌కెళ్ళినప్పుడు గాని ఆహ్, ఏదైనా బాంక్‌కెళ్ళినప్పుడు గాని లేకపోతే ఎవరికైనా లావాదేవీలు షేర్ చేసేటప్పుడు గాని ఆహ్, అలాంటప్పుడు మీరు ఇలా చేస్తూ ఉంటారనమాట. మరీ మీ హ్మ్.
అవునండి. ఆ! ఇంట్లో నా పర్సనల్ ల్యాప్‌టాప్‌లో చేసినా సరే ఇన్‌కాగ్‌నిటో మోడ్‌లోనే చేస్తాను.